అంటే అంతే కదా! కొంతమందేంటంటే ఏదైనా ఒకటి బాగా ఇట్లానే గో త్రూ అయ్యారనుకోండి. అం దాని గురించి ఆలోచిస్తే పెయిన్ వస్తదేమో అని చెప్పేసి దాని గురించి ఎస్‌కేప్ కోసం, అటు ఇటు తిరుగుతా ఉంటారు. ఆ పని చేస్తారు. ఈ పని చేస్తారు. ఆహ్, అస్సలు ఖాళీగా ఉండరు. అస్సలు ఏమి అసలు ఎవరితో మాట్లాడరు. ఫుల్ బిజీ అయిపోతూ ఉంటారు. ఎందుకు? వాళ్ళు ఎస్‌కేప్ అవుతున్నారు. ఆ పెయిన్ నుంచి.
హ్మ్. అవును. అవును. అవును. అది నిజం. హ్మ్. అవును. అవును. అంటే అవును. నిజంగా అది బెటర్. చాలా బెటర్. ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా సేమ్ అలాగే ఉన్నారు. ఏంటి! ఎస్కేప్ అవ్వడానికి చూస్తున్నారు. ఏంటంటే పెయిన్ అనేది వద్దు అని అనుకున్న వాళ్ళు మాత్రం డెఫినైట్‌లీ ఈ చాయిస్ తీసుకుంటున్నారు. నేనైతే అంగీకరిస్తా దానికి.
కానీ అది లాంగ్ టర్మ్‌కి ఆ! కానీ అది లాంగ్ టర్మ్ హెల్ప్ అవ్వదు. ఎందుకంటే, ఎప్పుడైనా ఒక పెయిన్ మనం గో త్రూ అవుతున్నామంటే అది హీల్ అయ్యే పద్ధతి ఒకటుంటది. మనం ఎస్‌కేప్ అవుతున్న దగ్గర నుంచి ఏంటి అంటే, అది మనం ఇంకా లోపల పెట్టేసుకొని దాన్ని పెంచుతూ ఉంటాం. గో ఆహ్, ఇప్పుడు అ అట్లా పరిగెత్తే వాళ్ళు నైట్ వచ్చి కూర్చొని పడుకునే ముందు ఏడుస్తారు. ఎందుకేడుస్తారు? ఎందుకంటే ఆ టైమ్‌లో ఏమి అంద్ మొత్తం అంతా ఆ రోజు మొత్తం పరిగెత్తారు. వచ్చి పడుకోవాలి. పడుకునేటప్పుడు వాళ్ళకన్ని గుర్తొస్తాయి. సో, నేనేమంటున్నానంటే, ఎప్పుడైనా ఏదైనా గో త్రూ అయినప్పుడు మనము ఆహ్, హ్మ్. ఫైన్ అన్ని తలకిందులయినట్టనిపిస్తది. కానీ మనకంటూ మనం ఒక త్రీ మంత్సో, ఫౌర్ మంత్సో ఏం కాదు అసలు మనకు నష్టం ఏమి లేదు. 3, 4 మంత్స్ మనకంటూ సపోర్ట్ ఉంటే పేరెంట్స్ సపోర్ట్, ఫ్రెండ్స్ సపోర్ట్ ఉంటే, ఏడ్చేసి దాన్ని ఫీల్ అవ్వాలి లోపల. మనకు పెయిన్ వస్తున్నా ఎక్కువ ఫీల్ అవ్వాలి ఇంకా.
ఓకే. అవును. అవును. అది నిజమే. అవును. హ్మ్. హ్మ్. అవును. అవును. అవును. నిజంగానే. నిజంగానే. మనకు అంటే ఏడ్చేంత సేపు, వాళ్ళని ఏడవనివ్వాలి. అంతే. అవును.
అప్పుడు మనం బయటకొచ్చినప్పుడు ఆ! బయటకు వచ్చినప్పుడు ఏంటంటే చాలా స్ట్రాంగ్‌గా గ్రో అయితామండి దాని నుంచి. బ మనం ఎప్పుడైతే ఎస్‌కేప్ అయ్యి లోపల దాచుకొని, నేను పెయిన్ ఫీల్ అవ్వను. ఎందుకంటే నాకు చాలా నాకు పెయిన్ అనిపిస్తుంది. దాని గురించి ఆలోచించను. అంటే, ఎన్ని రోజులు?
అవును. అవును. హ్మ్. అవును. అది నిజమే. నిజంగానే. ఎన్ని రోజులని రూమ్‌లో కూర్చొనుంటాము. ఆ పెయిన్ పెట్టుకొని. నిజంగానే కరెక్ట్.
అలా. హ్మ్. హ్మ్. అట్లా నాకు కూడా అంతే. 6, మంత్స్, 8 మంత్స్ అట్లా 8 మంత్స్ తర్వాత నేనే ఇంకా చిన్నగా లేచి
ఓహ్! చా అంటే మీరు కూడా చాలా మంత్స్ ఉండి అసలు నిజంగానే ముందుకి గ్రో అప్ అయ్యి, ఇప్పుడు మీ లైఫ్‌ని మీరు చూసుకుంటే, ఆహ్, అసలు నిజంగానే చాలా గర్వంగా ఉంది నాకు కూడా.

అంటే మీరన్నట్లోకి ఇదంతా బాగా పెట్టుకున్నారు, ఆహ్, సే అంటే సెటప్ వర్‌కు బావుంది. సో, ఇప్పుడేంటంటే బడ్జెట్ తక్కువలో అంటే మనం బడ్జెట్ హై ఉంటే గనుక కింద టైల్సుంటాయి అవి అలాగే గోడకి కూడా టైల్స్ వేసుకుంటూంటారు కదా! బడ్జెట్ ఎక్కువున్నవాళ్ళు. సో, బడ్జెట్ తక్కువగా ఉన్నవాళ్ళేంటంటే ఇప్పుడు మనకి స్టిక్కర్స్ అయిపు ఆ టైప్సోచ్చాయి అంటే వాల్ స్టిక్కర్స్ అని చెప్పి. సో, ఇలాంటివేమన్నా మీ రూమ్‌లో యూజ్ చేసారా? అంటే మీ సెటప్ కోసం?
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! ఆ ఆన్ నా ఆఫీస్‌ది చాలా మినిమల్ సెటపండి. ఒకటెంటంటే ఆహ్, చిన్న చిన్న‌వే అంటే ఇప్పుడు ఆహ్, నాకు ఒకట్ ఆల్రెడీ ఒక టేబుల్ ఎవెల్ నార్మల్ సింపుల్ టేబుల్ ఒకటి కొనుక్కున్నానండి చెక్కది, నార్మల్ అసలేంతో కాస్ట్ పట్టలేదు. అది ఒకటి కొన్ని కొనుక్కొని మాట్స్ కొనుక్కున్నానన్నమాట దాని మీద, మాట్స్ కొనేయడము దన్ నాకు ముందు వాల్ నాది వైట్ కలరుంటది. బట్ నాకు వైట్ కలర్ లైటెసినప్పుడు బాగా ఎక్కువ కొట్టేస్తుందని చెప్పేసి అది కొంచెం ల్యాప్టాప్ మీద రిఫ్లెక్షన్ చూపిస్తుంది అని జెప్పేసి నేను వాల్పేపర్ ఒకటి సెట్ చేసుకున్నా. అది కూడా ఎలాంటి వాల్పేపరంటే టూ మెనీ కలర్సుండకుండా నాకు స్పేస్ అంటే చాలా ఇంట్రెస్టు <smacks lips> అంటే యూనివర్స్ అట్లా ఇంట్రెస్ట్ అన్నమాట. సో, ఆ గ్రహాలు, ఆ గ్రహాలు యూనివర్స్‌కి సంబంధించినవి కొంచెం నా ముందు పెట్టుకుంటేంటంటే ఆ లైట్ ఉన్నప్పుడేంటంటే నాకు అది బ్లాక్ కలర్ కొంచెం ఉంటది కాబట్టి, నాకు కొంచెం ఓకే ఎక్కువ రిఫ్లెక్షన్ పడకుండా ఉంటది అదొకటి. ఇంకొకటి ఆ ల్యాప్టాప్‌కి ఆ ల్యాప్టాపు కింద ఒక మ్యాటు ఆ మ్యాట్ అది కూడా చాలా సింపులు ఆహ్, నార్మల్ డైనింగ్ టేబుల్ మీద వచ్చే మ్యాట్లు కూడా యూజ్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే, ఆ చూడంగలోనే ఏంటంటే కొంచెం మంచిగా అన్నీ ఇమిడిపోయి ఉండాలి అంటే నా దగ్గర ఉన్న చెక్కదేంటంటే కొంచెం బ్రౌనిష్, బ్లాక్ కలర్ చెక్క లాగా ఉంటుందనమాట. సో, దానికి సరిపడా అవి ఎంచుకున్నాను నేను.
ఓకే. ఓకే. ఓకే. అవును. అవును. ఓకే. ఓకే. ఓకే. అవును. అవును. అవును. అంటే అంటే మీరన్నట్టు ఇది పర్సనల్ రూమ్‌లోనే చేసుకునేవారంటే ఏవ అంటే ఇప్పుడు ప్రెజెంటున్న వాళ్ళందరికి ఒక పర్సనల్ రూముంటుంది. సో, మీరు అన్నట్టు ఈ పర్సనల్ రూమ్‌లోని ఇది సెటప్ చేసుకున్నాన లేదు అంటే గనుక నార్మల్‌గా ఒక రూమ్ సెలెక్ట్ చేసుకొనీ సెటప్ చేసుకున్నారా?
హ్మ్. ఆ! నాకొక రూమ్ ఉంటదండి. ఆఫీస్ రూము సెపరేట్‌గా చిన్నది. ఆ! అంటే ఎక్కువ స్పేస్ ఏమేండదు.
ఓకే. ఓకే. ఓకే. ఆఫీస్ రూ‌మే మనకి సెపరేట్‌గా ఉంటుందా మీకు?
ఆ! నాకు సెపరేటుంటది. ఆ! అంటే ఒక చిన్న స్టోర్ రూమ్‌ది నేను ఆఫీస్ చేసేసుకున్నానన్నమాట యాక్చువ‌లి, ఆహ్ హ్మ్. సో‌యి ఆ!
ఓకే. ఓకే. ఓకే. ఓకే. అంటే మీరు స్టోర్ రూమ్ అన్నారు కదా! ఇక్కడ. మరి ఆహ్, స్టోర్ రూమ్‌లో కంపల్సరీగా మనకవసరం లేని వస్తువులన్నీ లేదు అంటే గనుక ఎక్స్ట్రా వస్తువులేమున్నా సరే స్టోర్ రూమ్‌లో పెట్టేస్తూ ఉంటాం. సో, మరి ఆ స్టోర్ రూమ్ క్లీన్ చేయడానికి కంపల్సరీగా కొంచెం బడ్జెటైతే అవుతుంది. లేదా మీరే క్లీన్ చేసుకొని బడ్జెట్ తగ్గించేసేసి ఇలాంటివేమన్నా చేశారా?
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. నేన్ నేనే చేసుకున్నానండి. అంటే యాక్చువల్‌గా స్టోర్ రూమ్‌లో అంత ఎక్కువేం ఉన్నాయి, సామాన్లు మరి మస్సలు తిసే తీసేయలేనియన్ని ఏమి లేవు. అన్ని తీసేసి ఏంటంటే ఇంట్లో ప్రతి ఒక్క దగ్గర సర్ది పెట్టేసానన్నమాట నేనే.
ఓకే. హ్మ్. ఓకే. ఓకే. ఓకే.
ఆ! అది ఆ ఎక్కడెక్కడ ఏమేమి పెట్టాలో ఒక బెడ్రూమ్‌లో, ఇంకొకటి ఇంకొక బెడ్రూమ్‌లో, ఇంకొకటి అన్నట్లు నేనే మొత్తం అడ్జస్ట్ చేసేసాను అవి.